ఉపయోగపడుతాది. సో, మనం ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీరు ఉంది, మనం ఈ ఆ ప్రోగ్రామ్స్ హలో వరల్డ్ దగ్గర నుండి, ప్రతి ప్రోగ్రామ్ బట్టి పట్టిన, మనకు వాడు హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాయము మనం కంపెనీకి వెళ్ళేసరికి. వాడి రిక్వైర్‌మెంట్స్ బట్టి మనం రాయాలి. అంటే మనం అక్కడ కాన్సెప్ట్ ఆహ్, తెలిస్తే తప్పించి మనం అక్కడ రాయలేం మన మ
అవునండి. అవునండి. అవును. రాయలేమండి, రాయలేమండి. అయితే
సో, ఇప్పుడు కూడా ఆ కాన్సెప్ట్ తెలియాలి. ఇద్ది ఇదీ నాకు సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో కూడా ఉపయోగపడింది. ఇప్పుడేంటంటే, ఒక ఏఐని క్లిక్ చేసినప్పుడు నేను ఆండ్రాయిడ్ డెవలపర్‌గా చేశాను. ఏ అని క్లిక్ చేసినప్పుడు, ఏ అని పడాలి ఇన్‌పుట్ మెథడ్. సో, ఏ అని పడుతున్నప్పుడు సడెన్‌గా బ్యాటరీ పవర్ అయిపోతే ఏమైపోద్ది, సడెన్‌గా ఓరియంటేషన్ మారిస్తే పరిస్థితి ఏంటి? ఇలాగ రకరకాల యూజ్ కేసెసుంటాయి.
ఓకే అండి. ఓకే. అవును. అవునండి. ఓకే అండి. ఓకే అండి. ఓకే అండి.
ఆ! ప్రతీది రాయాలి. అంటే మనకు ఊహాశక్తి కూడా ఉండాలన్నమాట. ఇన్ని ప్రతి యూజ్ కేస్‌ని మనం ఆలోచించగలగాలి.
అవునండి. అవును. తెలివితేటలుగా ఆలోచించాలి, చెయ్యాలండి ఎ
అది అది అలా ఊహాశక్తితో ఆలోచించడానికి ఇవన్నీ ఉపయోగపడతాయండి. ఈ కథ రాయటము, ఇవన్నీ ఆలోచించడం ఇవన్నీ కూడా ఆటోమేటిక్‌గా అక్కడ ఉపయోగపడతాయి. ఆ జాబ్‌లో కూడా.
అవునండి. అవును. అవునా! ఓహ్! అవునండవును. లేదంటే మన మన ప్
నువ్వు నువ్వు చదువుకున్న నువ్వు బట్టి పట్టి చదువుకున్న 'ప్లాసీ' యుద్ధం ఎప్పుడు జరిగింది, 'బక్సర్' యుద్ధం ఎప్పుడు జరిగింది వీటికన్నా, నువ్వు ఈ ఊహాశక్తితో నువ్వు చేసుంటావు చూడు ఇవన్నీ ఉపయోగపడతాయి, నీ జాబ్‌లో కూడా ప్రమోషన్ రావడానికి ఎక్కువ అవకాశముంటుంది నీకు.
అవునండి. ఎందుకంటేనండి ఓహ్, ఇది మనం సరిగ్గా చేయలేకపోయామనుకోండి, మన పనితనం ఎంటో మనం చేసే పనిలోనే తెలిసిపోవడం వల్ల, వాళ్ళు మనని త్వరగానే తీసేయడం జరుగుతదండి. ఎందుకంటే మన పని మనం చేసే పని బట్టి మనం ప అక్కడ అవుట్ పుట్ తెలిసిపోద్దండి.
హ్మ్. హ్మ్, త్వరగా ఎళ్లి తిస్ ఆ! తెలిసిపోతుంది మన పని బట్టి తెలిసిపోతుంది. కొంతమంది ఆలోచించినా రాదు వాళ్ళకి.
అవునండి. అవునండి. చాలా సంతోషమండి, మీతో మాట్లాడినందుకు చాలా ధన్యవాదాలండి.
ఆ! మనకేంటంటే అవునండి. ఆహ్, చాలా బ చక్కగా చ సంభాషణ జరిగిందండి. చాలా ధన్యవాదాలు.
ధన్యవాదాలు.

ఆ! దానివళ్ళేంటంటే అది కొంచెం కొ చాలా మంది ఇంక నాకీ కాన్సెప్ అర్థం కావు. <sniffs> ఏదో రకంగా బట్టి పట్టి ఇది చేయడమే బెటరు అన్న సిచ్యుయేషన్‌కొచ్చేస్తారనమాట.
అవునండి. అవును.
ఆ! కానీ ఏంటంటే ఇప్పుడు కాన్సెప్ట్ నేర్చాలన్న కూడా మనకొక ఊహాశక్తి ఉండాలి.
అవునండి.
చిన్నప్పుడేంటంటే 3 క్లాస్‌లో భూమి అనే ఒక పాఠంముండేది.
అవునండి.
అయితే ఆ పాఠంలో ఏంటంటే సూర్యుడి చుట్టూ... చంద్రుడు ఆ సారీ భూమి తిరుగుతుంది. భూమి చుట్టూ భూమి తనని తాను చుట్టూ కూడా తిరుగుతుంది. అయితే ఆహ్, తూర్పు నుండి పడమరకు తిరుగుతుందా? పడమర నుండి తూర్పుకు తిరుగుతుందా? అనేది క్వెషను.
అవునండి. అవును. అవునండి. అవును. ఓకే అండి. ఓకే అండి.
అంటే అది ఎవరు చెప్పలేకపోయారన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే అప్పటికే ఆ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నారు సారు. మనం బస్సుకెళ్తున్నప్పుడు మనం ముందుకెళ్తే చెట్లన్నీ ఎనక్కెళ్తాయి. మనుషులందరూ ఎనక్కెళ్తారు. అంటే కంప్లీట్‌గా ఆపోజిట్ డైరెక్షన్‌లో ఉంటుంది. అంటే మనం దాన్ని ఊహించి నేను దాన్న దాన్నిక్కడ అప్లై చేసి ఓకే. ఈ సూర్యుడు తూర్పు నుండి పడమరకెళ్తుంది కాబట్టి, భూమి పడమర నుండి తూర్పుకు తిరుగుతుందని చెప్పడం జరిగిందన్నమాట. ఒక్కసారి ఏంటంటే ఆశ్చర్యపోయారన్నమాట అంటే కాన్సెప్ట్ నేర్చుకోడం వల్ల అది ఉప ఉపయోగముంటుంది. యాహ్!
ఓకే. అండి. ఓ ఓకే అండి. అవునండి. ఓకే అండి. ఓకే. అండి ఓకే అండి. అవునండి. అవునండి. అవునవును.
హ్మ్.
అవును. చాలా అది చాలా ఎందుకంటే గుర్తుండిపోద్దండి. ఇంకెప్పుడు మనం లైఫ్‌లాంగు అది గుర్తుండిపోద్దండి. ఇలాంటి మెథడ్‌లో మనం చెప్పామనుకోండి. అది జీవితాంతం మనకి గుర్తుండిపో
హ్మ్. అవును. ఆ! గుర్తుండిపోతే దాని పర్పస్ అర్థం అవుద్ది. రేపు పొద్దున ఆ ప దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా, ఎక్కడైనా చెప్పాలన్నా, చెయ్యాలన్నా, మనకు ఇదుంటుంది. <smacks lips> ఇప్పుడు మనం హ్మ్, బట్టీ పెడితే దేనికి మహా అయితే మార్కు‌లకి ఉపయోగపడుతుంది గానీ ఇంకా దేనికైనా ఉపయోగపడుతుందా అండి అది?
అవునండి. అవును. అవునండి. లే దేనికి ఉపయోగపడతది. మనం బట్టీ పట్టమంటే. జీవితంలో కూడానండి ఎప్పుడు బట్టీ పట్టామంటే అది చ చదువే కాదండీ ఏ విషయంలోనూ మనం బట్టీ పట్టామంటే అది ఆ రోజుకి అప్పటికి ఉపయోగపడతది కానీ జీవితంలో మనకెప్పుడు ఉపయోగపడదండి.
ఇంక దేనికి ఉపయోగపడదు. సో, మని హ్మ్. హ్మ్. అవును.

ఆ! చాలా ఆలోచిస్తుంట. ఇట్లాంటి సమస్యలన్ని వొస్తుంటాయి నాకు. చెప్పాలంటే.
ఓకే. మరీ మీరు ఎక్కువగా నాటకాలు ఇయ్యని చెప్తున్నారు. ఏదైనా సాంగ్స్ మీద, ఇలాంటి మీద ఏమైనా ప్రయోగం చేసారా?
ఆ! నేను పారడీలు గట్రా బాగా రాసేవాడిని.
ఎందుకంటే స ఎక్కువగాను సాంగ్స్ మీద పారడీస్ ఒస్తాయండి. ఎక్ ఒక సాంగ్ వొచ్చిందంటే దానికి డూప్లికేట్ సాంగ్స్ అన్నది చాలా వొచ్చేస్తాయండి. ఒక మంచి సాంగ్ ఉందనుకోండి, దాని మీద మనం వివిధ
ఆ! ఆ! అప్పుడు చిన్నప్పుడు ఇంటర్వ్యూ ఇంటర్వెల్ ఉండేది కదండీ! ఇంటర్వెల్‌లో స్నేహితులందరూ నా దగ్గరకొచ్చేసేవాళ్ళండి. ఆ టైంలో ఉన్న పాటలన్నిటికి ఏ సాంగ్స్ పారడీల్లో, ఏదో పారడీ పెట్టి, అది రాయడం. అది పాడటం అప్పటికప్పుడనమాట.
అవునండి. అవును. ఓకే అండి. ఓకే అండి. ఓకే అండి. ఓకే అండి. ఓకె.
ఇట్లా చేసేవాళ్ళము.
ఓకే అండి. ఓకె.